హ్మ్. నిజంగా అండి. ప్రతి ఒక్కరు జరుపుకునేదంటే పండుగలే. అండ్ ఆ పండుగ రోజు ప్రత్యేకంగా ఫీల్ అయిపోతారనమాట. ఏదో కొత్త డే, కొత్త రోజు వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అండ్ మొత్తం డిఫరెంట్‌గా ఉంటది ఆ రోజు. ఇన్ని రోజులు మనం గడిపిన డేస్ వేరే, ఆ రోజు వేరు అన్నట్టు ఫీలయిపోతామన్నమాట. అయితే
అవును, అవును. నిజంగానే. హ్మ్. నిజంగానే కొత్త బట్టలు వేసుకొని, అవును. చెప్పండి చెప్పండి. హ్మ్.
హ్మ్. కొత్త కొత్తగా రెడీ అవ్వడం. అయితే ఫస్ట్ అనుభవం నాకు ఏది గుర్తుందంటే, ఫెస్టివల్స్‌లో. ఆహ్, మేము సంక్రాంతి రోజు, సంక్రాంతి జరుపుకునే ముందు, చిన్నప్పుడు నా చిన్నప్పుడనమాట. అయితే, మా ఫ్యామిలీ చాలా హ్మ్. చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది. అయితే నాకు ఆహ్, ఎలా అంటే మా ఆంటీ వాళ్ళందరూ వచ్చారన్నమాట. మా కజిన్సే ఒక 10 మంది వరకు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ అంత పెద్ద మంది అంత పెద్ద ఫ్యామిలీ. అయితే నా చిన్నప్పుడు నాకు గుర్తుండిపోయిందన్నమాట. ఈ సిట్యుయేషన్ ఇంకా అంతకు ముందు నేను ఏ మూవీస్ ఎలా చూసానో దె గుర్తులేదు గానీ, ఈ ము ఈ ఇప్పుడు ఈ టైమ్‌లో అప్పుడు ఎలా అంటే, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు' మూవీ మీకు తెలిసే ఉంటది.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఒక మీ చిన్నప్పుడా? హ్మ్. ఓకే. ఆహా! ఓకే. ఓకే. ఓహో! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. చెప్పండి. ఓకే. అవును, అవును. తెలుసు, తెలుసు.
ఆ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ రిలీజ్ అయితే, మా పెద్దనాన్న
ఓకే. ఆ!
అయితే అతను "అరే! ఇంట్లోనే ఉంటున్నాం" అంటే సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయింది. మనకి గ్యాప్ వస్తది కదా! మధ్యలో.
హ్మ్, హ్మ్. అవును. అవును, అవును. మొన్నే, అవును.
అయితే ఈ ఆహ్, నిన్న ఫ "నిన్న ఫెస్టివల్ అయిపోయింది కదరా! భోగి, భోగి అయిపోయింది కదా! సో ఈరోజు మనం ఖాళీగా ఉండకుండా, ఈరోజు మూవీ రిలీజ్ అవుతుంది. అందరం మూవీ‌కెళ్దాము." దాదాపుగా ఒక <chuckles> 20 మెంబర్స్ ఉన్నాము. "20 మెంబర్స్ మూవీ‌కి వెళ్దాము" అనేసి ఒక ప్లాన్ వేసాడు.
అవును. ఓకే. ఓకే. హ్మ్.

‌థ్రిలయిపోయినము. అంటే ఒక ఆహ్, 3 ఉంటాయి కదా! కాల్ 3 రోస్ ఉంటాయి కదా! 1, 2, 3 అని మిడిల్‌లో ఒకటి అటు సైడ్ ఇటు సైడ్. సో, మొత్తం మధ్యలో రో మొత్తం మాదే. వెనక ముందు మళ్ళీ. ఒకటే రో‌లో మీరు పట్టలేదనమాట. వెనక ముందు. సో, అప్పుడు ఆ మూవీ వస్తుంటే ఆ మూవీ‌లో ఈ క్యారెక్టర్స్ నేమ్స్ నేమ్స్ ఉండవు ఆ మూవీ‌లో చిన్నోడు పెద్దోడు <giggles> అవే ఉంటాయి.
హ్మ్. చెప్పండి? అవును. అవును. అవునవును. హ్మ్. హ్మ్. ఓకే. అవును. అవును. అవును.
అది కొంచెం డిఫరెంట్‌గా అనిపిచింది. సో, చూసాము చూసి చాలా ఎంజాయ్ బ్రేక్ టైమ్‌లో. అందరం మళ్ళొక్కేసారి బయటకొచ్చి ఏమైనా తినేవి తీసుకొని మళ్ళందరం బయట మళ్ళి యేలి. ఆ! ఆ! మళ్ళీ మూవీ చూసి బయటకొచ్చాక, మాకు ఎలాంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అంటే అప్పటివరకు ఇంత పెద్ద ఫ్యామిలీ. ఎంత ఇంత మందితో సినిమా ఏళ్లలేదసలు. ఆహ్, అప్పుడు ఒకేసారి ఎళ్ళంగానే అసలు నాకో మంచి ఫెస్టివల్ ఆ! అదే ఫెస్టివల్‌కి మంచిగొచ్చారు. మంచి ఆ! ఒక మంచి మెమరీ ఇచ్చారు అనేసి గుర్తుండిపోయిందనమాట మాకు. అండ్
మళ్ళీ మూవీ చూసి. అవును. హ్మ్. హ్మ్. నిజంగానే. ఒక గొప్ప అనుభవం అనేది మీకు గుర్తుండిపోయింది. వ దాని వల్ల. హ్మ్. హుహు. హ్మ్, మరిక్కడ చూస్తున్నట్టయితే పండుగ అనగానే డెఫినైట్‌లి మీరు ఫ్యామిలీ‌తో ఉన్నారని చెప్పారు కదా! సో, వంటలైతే మస్ట్ అనమాట ఇందులో. అవునా? సో, అంతమంది ఒక 20 మెంబర్స్ ఉన్నారు అని చెప్పారు. సో, ఆ 20 మెంబర్స్‌కి ఫుడ్ అయితే గనుక నిజంగానే నానా తంటాలు పడాలి. సొ, అవునా? సో మీరు ఆహ్, నాన్-వెజ్ ఐటెమ్స్‌లో ఏం చేసుకున్నారు? అండ్ ఎవరు ప్రిపేర్ చేసారు. ఎక్కువగా ఎవరు బాగా చేస్తారు ఫ్యామిలీలో వంటలు?
హ్మ్. ఆ! అదే. హ్మ్. ఆ! గౌరవం. <chuckles> ఆ! మా ఇంట్లో అయితే అంటే అన్ ఆహ్, చాలా వరకొచ్చారు కదా! సో, అంతమందికి ఫుడ్ చేయడం అయితే, ఒక టాస్క్ అని చెప్పాలి. పాపం వాళ్ళకి <chuckles> హ్మ్. చిన్నపిల్లలం కాబట్టి అప్పుడు ఆహ్, మేము చిన్నపిల్లలం కాబట్టి అప్పుడు తెలీదు. చెప్పాము హెల్ప్ చేయడానికి కూడా మాకు కుదరదు. మాకు తెలీదు ఏదో పైన పైన ఇవి తే, అవి తే అంటే తెస్తాము. షాప్‌కెళ్ళి కానీ, అరే అవిగొ అంటే కూరగాయలు కట్ చేయడము. ఆ! అంత కూరగాయలు కట్ అవేవుండవు ఆహ్, అవేమి అవి కూడా చెప్పేవాళ్ళు కాదు. అవిక్కడ చెయ్యి కట్ చేసుకుంటారేమో, వీళ్ళు చిన్న పిల్లలు కదా! అనేసి అవి కూడా చెప్పేవాళ్ళు కాదు. పాపము మా అమ్మ మా అంటే మా అత్తయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మొత్తం ఒక లేడీస్ ఒక 10 మెంబ ఒక సిక్సో, ఎయిట్ మెంబర్స్ వరకుండేవాళ్ళండి. దాదాపుగా. సొ, అందులో బాగా చేసేదంటూ మా నానమ్మ. అంటే అనుభవం ఓల్డ్ ఇస్ గోల్డ్. హ్మ్. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా!
హ్మ్. అవును. నిజంగానే అండి. నిజంగానే పాపం. ఏం తెలియదు కదా! ఏమి చెప్పరు. హ్మ్. ఏదో ఉప్పు తిస్కరమంటే తీసుకొస్తాం అంతే. ఆ! అంతే. హ్మ్. ఆ బ్యాచే ఇంక. హ్మ్. అవును. అవును. హుహు. ఓకే. హుహు. చెప్పండి. ఓకే. మీ నానమ్మ బాగా చేస్తారనమాట. ఓకే, ఓల్డ్ ఇస్ గోల్డ్. నిజంగానే. నిజంగానే అండి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా! అది మాత్రం నిజం. వాళ్ళ చేతి వంట ఎలా ఉంటుందంటే మర్చిపోలేం. ఇప్పుడు ఎక్కువగా మరి అహా! మీరు పల్లెటూరు అన్నారు. సో, మనకి నాటుకోడనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా! అందులోను ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పేసేసి మీ నాయనమ్మ గారి గురించి చెప్పారు మరి. ఆవిడ నాటుకోడిని ఎలా చేస్తారు?
అయితే హ్మ్. ఆ! ఆమ్ హ్మ్. మర్చిపోలేము. హ్మ్. అవును.

దాటగూడదంటారు. ఎందుకంటే, ఆ రోజేంటంటే, దేవుడిని ఊరేగింపు జేస్తరు గద ఇప్పుడూ, కొంచము దేవున్ని, గుడిలో ఉన్న దేవున్ని బయటికి తీసి, ఊరేగింపు చేసి, దిష్టి తియ్యడమంటారు జూడండి, దిష్టి. సో ఆ ఊరికీ పడిన దిష్టి కనుమ రోజు, ఆ ఊరికి బడిన డిష్ దిష్టినేసి తీసేస్తారన్నమాట. దేవుని ఊరేగింపు తర్వాత, ఒక మంట గాల్చి, అటు ఇటు దిరుగుతారు మధ్యలో, ఇవన్నీ ఒక ప్రాసెస్. ఒక పెద్ద ప్రాసెసది. సో, ఒకా దిష్టి తీసీ, దిష్టి తీసిన తర్వాత ఊరు బయటకెళ్తే, ఆ దిష్టనేది పోకుండా మళ్ళీ ఆహ్, బయట దిష్టిని లోపలికి తీసుకునిరాదు. అదొక ఏదో ఆచారముంటది దానికి ఆహ్, కనుమ రోజు. అందుకని ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఆ రోజు బయటికెళ్ళగూడదు. ఒకవేళ బయటకెళ్తే ఆ ఫెస్టివలయిపోయినాకనే రావాలి. అదొక రూలు. అండ్ హ్మ్. అవును. అండ్ ఆహ్, ఆ రోజు హ్మ్. ఆ రోజు దేవుడి పూజ జరుపుకుంటాం గాబట్టీ, ఆహ్, నాన్‌వెజ్ అనేది ఆఫ్ జేసేస్తరు. ఒకవేళ దేవుడి పూజ ఇలాన్
అవును. హ్మ్. అవును. అవును. అవును. ఓకే. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓహో! ఓకే. ఓకే. డన్. హ్మ్. సో ఓకే. మరి మీరు తింటారా మరి నాన్‌వెజ్?
ఆ! మాకు దేవుడి పూజ మేమలా జెయ్యములేండి. నాన్‌వెజ్ తింటాము. మీరూ తింటాము. మీకు ఈ దివాళి తెలుసు గదా! హ్మ్.
ఓకే. ఓకే. నార్మల్‌గానే తింటారు. ఓకే. మరీ <smacks lips> అది హ్మ్. హ్మ్. అవును. అవును. మరి పిల్లలు, ఆటలు.
ఈ దివాళి రోజు కొంతమందికీ ఆ! దివాళి రోజు కొంతమందికి నోములుంటాయి. కొంతమందికుండవు. సో, అయి ఇలానే ఆ!
ఆ! చెప్పండి. దివాళీ రోజు. ఓకే. దివాళి రోజు. న మన నవరాత్రులే గదండీ, 9 రోజులదే గదా దసరాకి.
దసరా గాదు, దివాళి. అదే మనకి దీపావళి. దీపావళి రోజు ఆ! దసరా తర్వాతొచ్చేది. హ్మ్. <smacks lips> దాని తర్వాతొచ్చే కొంతమంది నోములుంటాయి, కొంతమందికుండవనేసంటారు గదా! సో, ఇది గూడా అలానే. కనుమ రోజు కొంతమంది దేవుడిని పూజిస్తారు. కొంతమంది పూజించరు. హ్మ్.
అది దసరా తర్వాతొచ్చేదే గదా దీపావళి. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఓకే. ఓకే. మరి మీ పిల్లలందరూ ఆల్మోస్ట్ పిల్లలైతే ఆట్ కజిన్సొక 10 మెంబర్సుంటారని చెప్పారు గదా! సో, మీరందరూ కలిసి ఎలాంటి ఆటలు ఆడుకునేవాళ్ళు?
అవును. ఆ! మేమూ చెప్పాలంటే, ఆహ్, చాలా ఆటలున్నాయిలేండి. దానికీ ఎలా మేము బాగా ఇవీ ఆహ్, దాగుడు మూతలు అంటే దాచుకోవడాలుంటాయి గదా! మాది పెద్ద ఇళ్లన్నమాట. అయితే, అసల ఆ ఇంట్లో ఎక్కడ దాచుకున్నామో, ఎక్కడా ప్లేసుంది అదెవ్వరు కనిపెట్టలేరు. స్ అలాంటి ప్లేసెస్‌లో దూరిపోయేవాళ్ళం. చిన్న పిల్లలం గాబట్టి, ఇంక చిన్న ప్లేస్‌లకి దూరిపోయేవాళ్ళము. <chuckles> అది బాగా ఆడేవాళ్ళము. ఇంకా బయటా ఆహ్, బాయ్స్, ఇప్పుడు బాయ్సే 6 మెంబర్స్ వరుకున్నారు మా దాంట్లో. వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళనమాట ఎక్కువగా. క్రికెట్ ఆడుతుంటే, నేను గూడా ఆడతాం, ఆడతాం అనేసి మేము గూడా వాళ్ళ దాంట్లో ఇన్వాల్వయిపోయి క్రికెట్ ఆడుకోవడము అది.
<giggles> ఓకే. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఆ! ఆహా! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. ఆ! ఓకే. ఆ! క్రికెట్ గూడా ఆడేవాళ్ళనమాట.